ఆ! ఆహాహా! ఓకే. అంటే, మీకూ ఫస్టెళ్ళి మాట్లాడడం అంటే, కొంచెం భయవనమాట మీకు.
అది. తర్వాత అలవాటయిపోతే మాట్లాడేస్తాను, అదే మాములుగా ఇంట్లో, ఇంకెక్కడైనా స్నేహితులింట్లో అలాగా. అలాంటిదీ నాకెవ్ ఏవైందంటే, పిల్లలు పుట్టాకా నాకొకా మంచి ఉద్యోగం దొరికినా, పెళ్లైన కొత్తలో ఒదిలేసుకున్నానండీ, ఇంటి బాధ్యతల దృష్ట్యా. పిల్లలు పుట్టాకనే ఉద్యోగం చెయ్యాలి, వాళ్ళు కొంచెం ఒ ఊహొచ్చి, వాళ్ళు స్కూలుకెళ్ళడం, వాళ్ళంతట వాళ్ళు తినడం. ముందర నాకది. చదువు కన్నా ముందర వాళ్ళెక్కడ తినరో! నేను ఇంట్లో పెట్టడం అలవాటు గదా! స్కూల్‌కెళ్తే మళ్ళీ నేనింటికొచ్చేసరికి ఏదోటి పెట్టేస్తాను, వాళ్ళక్కడేవన్నా ఒదిలేస్తారేమో అని భయం. అలాగే, వాళ్ళంతట వాళ్ళు తినే తిని తర్వాతా, వాళ్ళంతట వాళ్ళు కొంచుం ఊహ తెలిశాక స్కూల్‌కెళ్ళడం ఒకటో తరగతయినా ఒచ్చాకైనా మొదలెడదావనుకున్నాను.
హుహు. ఓకే. ఓకేకే. ఆ! హ్మ్. హ్మ్. అవునండి. ఓకే. ఓకే. ఓకేకే. ఓకే. హ్మ్. ఓకే. అయితే, మీరూ, మీరు చెప్పిన తర్వాత నాకూ ఇంకొక సామెత గుర్తొచ్చిందండి. ఏంటి అనంటే, 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అంటూ ఉంటారు పెద్దలు. అంటే, మీరు పి అంటే
<chuckles> ఆ! ఏమో అండి మరి. ఆహ్, అలా అనిపిచ్చింది నాకూ. ముందర నా కుటుంబం, అది సెట్ చేసేసుకొని నాకు ఇంకేవీ ప్రాబ్లమ్ లేదంటే, ఇంకప్పుడు నాకు గుర్తింపు తెచ్చుకోవాలి, నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. అని నా గురించి నేను ఆలోచించడం మొదలు పెట్టానప్పుడు. అప్పుడూ నేనూ రేడియో జాకీగా ఒక స్టూడియోలో ఆహ్, అప్లై చెయడం, దానికీ రిటన్ టెస్ట్‌లో బాగా మార్కులు తెచ్చుకుని, తర్వాతాడిషన్‌కెళ్ళడం, అక్కడ మాట్లాడడం. ఇంకాస్త
హుహు. హుహు. ఓకే. ఓకే. అద్భుతం. అద్భుతమండి. హ్మ్. వావ్. అద్భుతం. ఓకే అండి. ఆహాహా! అంటే ఎట్లంటే, మీరూ ఎఫ్ఎం రేడియో అట్లాంటివేం చేసేవారా? ఓకే. ఓకే.
ఎఫ్ఎం రేడియోలోనండీ! ఆ! ప్రోగ్రామ్ హోస్ట్ గా చేశాను చాలా సంవత్సరాలు. ఆద్
అయితే, మీరు ఖచ్చితంగా సెలబ్రిటీస్‌ని, హీరోస్‌ని వాళ్ళని కలిసుంటారనమాట.
ఖచ్చితంగా కలిశానూ. అది ము ముఖ్యంగా నా మధురమైన జ్ఞాపకమేంటంటే, బాలు గారినీ డైరెక్ట్‌గా ప ఆహ్, స్టూడియోలో ఇంటర్వ్యూ చూస్తుంటే, ఆ పక్క రూమ్‌లోనే రికార్డ్ చేశాను నేను. 'బాలు‌' గారి ఇంటర్వ్యూ ఏంటి, 'శ్రీవర్ధని' గారు, అదే 'తమన్' వైఫ్. 'కల్పన‌' గారు, వీళ్ళందరూ. 'సాలూరు వాసూరావు‌' గారు, వీళ్ళందరినీ. చరణ్ 'యస్‌పి చరణ్' వీళ్ళందరినీ కలిశాను.
ఓకే. హుహు. వావ్! అబ్బా! నిజంగండి. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆహాహా! ఓకేకే. యస్ యస్‌పి చరణంటే, మన 'బాలు' గారి వాళ్ళా ఆ! అబ్బాయి. ఓకే. ఓకే. అద్భుతమండి నిజంగా. అంటే, మీరు స్టేజ్ ఫియర్ ఏదైతే ఉండిందో, ఆ భయాన్ని తొలగించేసి, ముందడుగేసి ఇంత మంచి స్థాయిలో ఉన్ ఉన్నారనమాట మీరు. అంతే.
'బాలు' గారబ్బాయి. ఇలా అండి. నిజంగా. మంచి పరిచయాలండి. గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు, వాళ్ళతో మాట్లాడడం. ఆ ఆ ధైర్యవనేదొచ్చేసిందనమాట. ఆ ప పిల్లలతో బా చూసుకోవాలి నా కుటుంబాన్ని. నే నాకు నేను గుర్తింపు తెచ్చుకోవాలి, అని చెప్పేసి, ఆ ఇదితో ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళిపోయాననమాట.
ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్.